ఆ! కాలర్డ్. కాలర్ టీ షర్ట్స్ ఉంటాయి కదండీ! అవి అవి. ఆ! పోలో యూఎస్ పోలో టి షర్ట్స్, ఇంకా అట్లాంటివండి. చాలా అంటే చాలా ఇష్టం. అలానే మనకు స్టైల్ అనగా నాకు గుర్తుకొచ్చింది. లైకు మాకు ఈ డ్రెసింగ్ స్టైలే కాదండి. ఇంకో ఫుడ్ స్టైల్ గూడా ఉంది చూడండి. ఫుడ్ స్టైల్ అంటే మనకు నచ్చినట్టు తినాలండి. అంటే <smacks lips> నచ్చినట్టు తినాలి. మన ప్రతి చోట ఒక్కొక్క ఒక్కొక్క వేరైటీ ట్రై చేస్తూ ఉండాలండి. అట్లా అట్లా అట్లాంటి చోట్లనే అస అసలు సిగ్గుపడనండి. నాకు నచ్చినట్టు తింటా ఉంటాను. ప్రతి ఫుడ్
అవును. నిజమేనండి. ఓకే. అవునండి. అవును. వాస్తవం. ఓహో! ఓకే. అయితే ఇతరుల అభిప్రాయం, మీ స్టైల్ నిర్ణయాలపై ఎంతో కొంత ప్రభావం చూపిస్తుందని అంటారయితే.
చూపి అవునండి. అవునండి. కొంచెం అంటే వాళ్ళు నాకు ఆ చప్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా! అంటే ఇలా అని. ఆహ్, నా నా లైఫ్‌లో జరిగిన చిన్న సంఘటన. అలి అది కొంచెం నా కాన్ఫిడెన్స్ దెబ్బ తీసింది. అంటే నేను నా వయసాప్పుడు కొంచెం, నేను నా బీటెకెళ్తున్న బీటెక్స్‌లో ఉన్నప్పుడు. అట్లా మా ఎక్కువగా ఆలోచాన అలా జరిగింది.
అవునండి. అలా జరిగింది. అయితే, దాని తరువాత మళ్ళీ ట్రై చేయలేమో అప్పుడు ఎందుకంటే, మనకి ఉండే కొద్ది మన ఫిజిక్ మారుతుంది, మన లుక్ మారుతుంది, మన స్టైల్ ఇవాల్వ్ అవుతుంది కదా! సో, అలాంటప్పుడు మళ్ళీ ట్రై చేయాలి, ఏమో నాకు ఈసారి సెట్ అవుతదేమో అని అనిపించలేదా?
కొ అనిపించ్చిందండి. ఆ! ఆ! అవునండి. అవునండి. అనిపించిందండి. చాలా సార్లు అనిపిచ్చింది నాకు. ప్రతిసారి అనిపించింది. అంటే మనకీసారి అంటే కొంచెం బాడీ కొంచెం ఆహ్, వెడల్పుంది, అంటే కొంచెం ఇదుంది, అయితే ఒకసారి ట్రై చేద్దాం అని. అంటే ఏదైనా ఎట్లాంటి హుడ్డీస్ అయినా, లేకపోతే స్వెట్ షర్ట్స్ అయినా, లేకపోతే అట్లాంటివేమైనా ట్రై చేద్దామని ట్ర వెళ్ళానండి. ఆహ్, వెళ్ళాను నేను, మా తమ్ముడు, మా మా ఫాదర్‌ని గూడా తీసుకెళ్ళానండి. ఎలా ఉందంటే చెప్తాను. అక్కడనే రివ్యూ ఇచ్చేస్తానన్నమాట. ఇన్‌స్టంట్‌గా రివ్యూ. ఆహ్, వాళ్ళెమంటారండి, అంటే బాగున్న బాగా ఉ బాగుండకపోయినా గానీ, వాళ్ళు బాగుందనే చెప్తారన్నమాట. <smacks lips> అంటే మనల్ని ఇక్కడ మనల్ని ఇక్కడ అంటే ఇచ్చేది కదండీ కొంచెం డిసప్పాయింట్ చేయొద్దు. మన్ మనల్ని. మనకు నచ్చింది తీసుకుంటున్నాం గాబట్టి, వాళ్ళు డిసప్పాయింట్ చేయకుండా ఉంటారు. అలా అని నేను అలా అని నా నా ఫ్రెండ్‌కి కాల్ చేసి, అప్పుడే, ఇన్స్టాంట్ కాల్ చేసి, వచ్చేయ్ నువ్వు ఇట్లా నేను మాల్‌లో ఉన్నా, వచ్చేసేయ్ అని చెప్పానండి. చెప్పేసి వెంటనే చూడంగానే కొద్దిసేపు నవ్వుకున్నాడండి. నవ్వుకున్నాడు. వెంటనే నవ్వుకున్నాడు. ఏమైందిరా అంటే, అప్పటికంటే ఇప్పుడు ఓకే పర్లేదు. బానే సూట్ అయిందిరా. మరి అప్పుడంత లేదు గానీ, ఇప్పుడు ఆహ్, లేదు ఇప్పుడు కొంచెం పర్లేదు, బాగానే ఉందని జెప్పాడు. అట్లా అనంగానే నేను ఒక 2 హుడ్డీసు, స్వెట్ షర్ట్స్ తీసుకున్నానండి. అట్లా కొత్త కొత్తవి, కొత్త కొత్తవి ట్రై చేస్తూ ఉంటానన్నమాట ప్రతిసారి.
ఓకే. ఎలా ఉందో చెప్తారని, ఓకే. మరేమన్నారు వాళ్ళు? అవును. నిజమేనండి. ఓకే. ఓహో! ఓకే. అప్పుడంతగా లేదు. ఇప్పుడు ఉంది అని చెప్పారు. ఓకే.

ఆహ్, కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగిందండి అప్పటినుంచెల్లి. ఇగ అలా కొత్త కొత్త థింగ్సు కొనడానికి ట్రై చేస్తున్నాం అనమాట. కొత్త కొత్త స్టైల్స్ గిట్లా ట్రై జె ట్రై జేయడానికి ప్రతిసారి ట్రై చేస్తున్నా అనమాట. ఈ ఒక్కటనే గాదండి చాలా విషయాలలో ఇంకా చాలా ఉన్నాయి. అలా ఒక చిన్న అదు చిన్న హాబీ‌ లెక్క మారిపోయిందండి. కొత్త స్టైల్స్ ఏమన్నా కొత్త, కొత్త థింగ్స్ ఏదైనా ట్రై చేయడం, ఎక్స్‌ప్లో‌ర్ చేయడం అని. అవునండి.
ఓకే. ఓకే. ఓకే. కొత్తవి ట్రై చేయడం. కొత్త స్టైల్స్ ఎక్స్‌ప్లో‌ర్ చేయడం మీకేది సెట్ అవుతదో అది. ఒక హాబీ అయిపోయిందనమాట మీకు. మంచి హాబీ అండి నిజంగా. అయితే ఆహ్, మీరు నిజంగా మీరిప్పుడు చెప్పారు నా ఫ్రెండ్స్ సజెషన్ తీసుకుంటాను, వాళ్ళకెలా ఉందో అడుగుతానని. అట్లాగా ఎవరినైనా అడిగి ఆళ్ళ అభిప్రాయం తీసుకోవడం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగి మీలోయేమన్నా కొత్తది ఫెయిలవుతుందేమో అవుట్ ఫిట్ అన్న భయం తగ్గుతుందంటారా?
అవునండి. అవునండి. అవునండి. ఆహ్, అంటే కుర్తాసుంటాయండి. కుర్తాసుంటాయండి. ఆహ్, కుర్తాసు వేసుకున్నప్పుడు కొంచెం <smacks lips> అంటే అది నాకు మోకాల వరకే వస్తుందండి. కిందకి అంటే ఎవరికైనా కొంచెం మోకాలు కంటే కిందకుంటుంది. అవునండి.
అవును. నిజమండి. ఆ! హైట్ ఉంటానని చెప్పారు కదా! కొంచెం మోకాలు పై వరకే ఒస్తుంది. ఓకే.
మోకాల కంటే కొంది కొంచి కొంచం కిందికే ఉండాలి యాక్చువల్‌గా కుర్తాసు. కానీ నాకు మోకలి వరికే వస్తుంది అది. <sniffs> అదీ కొంచెం వియర్డ్‌గా అనిపిచింది నాకు.
వియర్డ్‌గా అనిపిచ్చింది. ఓకే.
ఆ! నా మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. అంటే సూట్ కాదు. కొంచెం వేరే ఏదన్నా కోట్ లాంటిది లేకపోతే ట్రై జెయ్. ఆహ్, పె పె పెళ్లిల్లకెళ్ళేటప్పుడు మాత్రం, కోట్స్ లె కోట్ లేదా సమ్‌థింగ్. అంటే రెంట్ రెంట్ తీసుకుంటా ఫార్మల్స్ వేసుకొని రెంటెడ్ కోట్స్ ఉంటాయి కదండీ. అవి తీసుకొని సూట్స్ ఉంటాయి. అవి తి రెంటెడ్ తీసుకొని వేసుకుంటానన్నమాట.
వేరే ఏదన్నా ట్రై చేసుకో. ఇది నీకు సెట్ అవట్లేదని చెప్పారన్నమాట. ఫార్మల్‌గా వేసుకోడానికి ప్రిఫర్ చేస్తారు. అవును. ఓహో! అవి వేసుకొని ట్రై చేస్తారన్నమాట.
హ్మ్. ట్రై చేస్తన్నం ప్రతిసారి.